దినచర్యలలో రోజు పాటిచ్చేది కొన్ని, కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఉంటాయి. అలాంటి సమయ అలాంటి అలవాట్లలో మీరేదైనా ఒక అలవాటేదైనా దిన రెగ్యులర్‌గా పాటిచ్చేదేదైనా ఉందా?
అవును. అంటే సహజంగా ఎవ్వరూ రెగ్యులర్‌గా ఏది ఫాలో అవ్వరు. అంటే అవ్వాలి అనుకుంటారు. నేనిది చేసేయాలి, రేపటి నుంచి నేను డైలీ మార్నింగ్ 5కి లెగిసి చదువుకోవాలి అని చెప్పి ప్లాన్లేసుకుంటారు, ఏం చదవాలో ఏసుకుంటారు కానీ, మార్నింగ్ అవ్వంగానే, అబ్బా! 5:10 అయింది. ఈ 5 ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. నేనిప్పుడేం చదువుతాను అని చెప్పి, అబ్బా! తర్వాత చదువుకుందాం, తర్వాత చదువుకుందాం అలా స్కిప్ చేసేస్తా ఉంటారు. ఒక చిన్న నీ అలవాటు మార్చుకోవాలి, ఈ అలవాటు ఆహ్, నేను డైలీ ఫాలో అవ్వాలి అనుకుని కూడా చాలా మందేంటంటే, అబ్బా! వద్దులే ఇంక లైట్ తీసుకుందాము అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అంటే కన్సిస్టెంట్‌గా చేయలేరు దేన్నీ.
హుహుహు. అవునండి. <giggles> మీ మీరు చెప్పేది నిజమే. అంటే ఏ అలవాటుని, రెగ్యులర్‌గా ఎవరు చేయలేరు. ఎబ్ ఏదోక రోజు ఖచ్చితంగా బ్రేక్ అనేది ఒస్తుంది. పోనీ మీ లైఫ్‌లో ఏదైనా ఒక రో అంటే అప్పుడప్పుడు మిస్ అవ్వటం కాకుండా, కొంత, కొంత మందికి ఉదయాన్నే లెగవగానే ఆహ్, వేడి నీళ్లు తాగటం, లేదంటే జిమ్ము, కో లేకపోతే యోగానో, లేదా మెడిటేషనో ఏదోక అలవాటు ఒకటి రెగ్యులర్‌గా ఉంటది. <smacks lips> అంటే అప్పుడప్పుడు స్కిప్ అవుతది. ఏదైనా అవసరాలు బయటికెళ్ళినప్పుడు అట్లా, లేదా ఆరోగ్యం బాగోన్నప్పుడు అట్లా ఆ విధంగా మీకేదైనా ఉందా?
హ్మ్. అవును. అవును. అవును. అంటే నేను కూడా ఒకదాన్ లైక్ నార్మల్‌గా అందరేం చేస్తారు, ఎక్కువ టీనేజర్స్ కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే జనరేషను, నైట్ అంతా ఫోన్లలో గడుపుతారు టైం మొత్తము. ఫోనులని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి, <giggles> రీల్స్ చూడటం కానివ్వండి, ఫేస్‌బుక్ చూడటం, యూట్యూబు. ఈ మొత్తము ఇందులోనే టైమంతా గడిపేస్తూ సరిగ్గా నిద్రపోకుండా, నిద్ర షెడ్యూలనేది మార్చేసుకుంటారు పూర్తిగా.
హ్మ్. అవునవును. అవునండి. నె అవునవును.
అలా నేను గూడా ఏం చేసేదాన్నంటే మనకీ కరోనా టైమ్ ఎప్పుడైతే ఉందో, ఆ కరోనా టైమప్పుడు బాగా ఫోను చూట్టం అలవాటయిపోయింది. ఫోను చూట్టం
ఆ! అంటే ఇప్పుడు గూడా చూస్తున్నారా ఫోను అట్లనే? <giggles> అంటే ఏటు ఏం చూస్తారు ఫోన్‌లో మీరు? అంటే ఏదైనా టైమ్ పాస్ అవ్వడానికి జూస్తారా? లేదంటే ఏదైనా కొత్త విషయాలు దెలసుకోవాలని జూస్తారా?
అహ! కొత్త విషయాలు తెలుసుకొని, నాలెడ్జ్ పెంచుకునే <giggles> అన్ని చూడను. అంటే మనము ఏదైనా చదువుకోడానికి టైమ్ టేబుల్ ఏసుకుంటాం కదా! నేను చదువుకోడానికి కాకుండా ఫోను చూట్టానికి టైమ్ టేబుల్ ఏసుకునేదాన్ని. అంటే ఒక 1 అవరేమో ఇన్‌స్టాగ్రామ్ చూడాలి, 1 అవరేమో వెబ్ సిరీస్ చూడాలి కొరియన్‌వి, ఇంకొక 1 అవరేమో యూట్యూబ్‌లో షార్ట్స్ చూడాలి. ఇలా ఒక టైమనేది నేను సెట్ జేసుకున్నాననమాట.
<chuckles> హ్మ్. అయ్యో! <giggles> అయ్య బాబోయ్! <chuckles> మీరు చదువుకు గూడా అంత టైమ్ టేబుల్ ఉండదేమో, మీరు
అదే కదా! నేనంటుంది. <giggles> ఇవన్నీ టైమ్ టేబుల్స్ మరి అసలెంత స్ట్రిక్ట్ అంటే, ఆర్మీ వాళ్ళు కూడా అంత ఫాలో అవ్వరు. అంత స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేదాన్ని నేను ఫోను టైమ్ టేబులు. ఇలా ఈ టైమ్ టేబులు నైట్ 11కి స్టార్టవుతుంది.
అహాహాహా! అయ్యో! ఆ!
గంటన్నర ఇది, గంటన్నర అది అలా ఫాలో చేసుకుంటా, చేసుకుంటా మా లాస్ట్‌కి గేమ్‌తో ముగింపు చేసి 3, 4 అయ్యేది చూసేవారికి.
అం అంటే ఇప్పుడు మీరు బ్యాడ్ హ్యాబిట్స్ <chuckles> కాకుండా గుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు చేసే వాటిలో అంటే ఇప్పుడు ఈక్వల్ ఫోన్ అంటే అదే నాన్‌స్టాప్‌గా చూడటం అంటే అదొక మనకు బ్యాడ్ హ్యాబిట్ కిందే వస్తది. అది. <chuckles> ఆ మంచి అలవాట్లేమన్నా ఉన్నాయా? <chuckles>
హ్మ్. అవును, ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిట్ కిందనే వస్తుంది. నేను అదే మంచి అలవాటు. నేను ఏం చేశాను ఇలా ఇప్పుడు ఈ ఫోన్ చూడటము, చూడటము రోజు అలవాటవుతుంది. దీనివల్ల నాకు బాగా స్ట్రెస్ ఒత్తిడి అనేది వచ్చేసింది. అంటే తలనొప్పి రావడము, దీని మీద సరిగ్గా ఫోకస్ చేయకపోవడము, ఇం కాలేజ్‌కి వెళ్తే క్లాసుల మీద ఫోకస్ చేయకపోవడము, ఈ తలనొప్పి రావడము, నిద్ర రావడము కాలేజ్‌లో ఇవన్నీ. ఇంకా రోజు రాత్రి నేను ఎంత పడుకోవాలని ప్రయత్నించినా సరే నాకు నిద్ర వచ్చేది కాదు.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నిద్ర వచ్చేది కాదు అంటున్నారు. మరి ఆ నిద్రొచ్చేది కానప్పుడు మీరు డే ఉదయం పూట కాలేజికి వెళ్తారని చెప్తున్నారు. ఆ సమయంలో మీకు అలసటిగా అంటే నిద్ర, క్లాస్‌లో నిద్ర రావటం, లే కళ్ళు తిరగటం ఇలాంటియెవన్నా కనిపించినాయా?
ఇలా ఫోన్ అవును. అవును. చాలా సార్లు అక్కడ టీచరేమో లెసన్ రాస్తా వెళ్తుంది. ఇక్కడేమో నేను బెంచ్ మీద తూలుతున్నాను అటు ఇటు. మధ్యలో కొన్ని సార్లు కొంతమంది ఫ్యాకల్టీ చూస్తారు కూడా. "ఏ పాపలెగు, ఏంటి పడుకుంటున్నావు?" అని చెప్పి ఇలా ఇలా ఇంకా జరిగి, జరిగి నేనే తీసుకోలేకపోయాను. ఏంటి అసలు ఇది? నిద్ర రావట్లేదు, మార్నింగ్ 3కి నిద్రపోవడం ఏంటి డైలీ అని చెప్పి బాగా రీసెర్చ్ చేశాను.
హ్మ్. ఆహా! అయ్యో! అంటే ఎప్పుడైనా మార్చుకోవటానికి ప్రయత్నిచ్చారా? అంటే ఇట్లా టైమింగ్స్ లేకుండా నిద్ర లేకుండా చూడటం వల్ల ఆహ్, మీకు శరీరంలో ఎటువంటివంటైనా మార్పులు వచ్చినియా? ఇట్లాంటి హ్యాబిట్ వల్ల, అలవాటు వలన. హ్మ్.
అవును, అవును. ఇంకా మార్పులు అంటే ముఖ్యంగా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ అనేవి అదేంటో నల్లగా కాటిక రాసుకున్నట్టు వచ్చేసినాయి. ఏకంగా ఈ డార్క్ సర్కిల్స్ కానివ్వండి, ఇదంతా తలనొప్పి, స్ట్రెస్ ఈ ఓవర్ థింకింగ్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయాయి ఆ నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల. దీన్ని
అయ్యో! హ్మ్. అయ్యో! అంటే ఈ విషయంలో మీరు ఆహారం విషయంలో ఏమన్నా పోనీ మార్పులేమన్నా తీసుకున్నారా? అంటే నిద్ర పట్టటానికి ఉంటాయి కదా కొన్ని కొన్ని మన ఇంటి చిట్కాలు అంటారు కదా. అలాంటియెమన్నా ఉపయోగిచ్చి ఏమన్నా మార్చుకోవటానికి ప్రయత్నిచ్చారా?
అవును. అవును, మీరు చెప్పింది నిజమే. ఆహారం ద్వారా కొంత మట్టికైతే మార్చుకోగలుగుతాం. కానీ మరీ పూర్తిగా మనకి కరెక్ట్ టైంకి పడుకున్న టైంకి నిదరోచ్చేలాగా కన్సిస్టెంట్‌గా రోజు అలా అని అవ్వలేదు. నేను ప్రయత్నించాను కానీ, ఎలా అంటే నేను అన్ని ఏఐ టూల్స్, చాట్ జీపీటీ కానివ్వండి, కోపైలట్, పర్ప్లెక్సిటీ వీటిలో చాలా రీసెర్చ్ చేశానన్నమాట. ఈ కరెక్ట్‌గా నాకు నిదరావట్లేదు అని చెప్పి ఇప్పుడు ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క వెబ్‌సైట్‌లో ఒక్కొక్క చిట్కా అనేది ఇచ్చింది. ఇది ఫాలో అయితే వస్తుంది, ఇది ఫాలో అయితే వస్తుంది అని చెప్పి, అన్నిట్లో కామన్‌గా ఉన్నది వెతికాను నేను. ఆహ్
హ్మ్. హ్మ్. ఏది అంటే ఏమెతికారు? ఏది పాటించారు. అది మీకు ఉపయోగపడిందా అసల్కి లేదా?
హ్మ్. హ్మ్, అన్నిట్లో కామన్‌గా ఉండేది ఏంటంటే మెడిటేషన్ ఉంది.
ఆహాహా!
ఈ మెడిటేషన్ అనేది నేను మొదలుపెట్టాలి అని చెప్పి ఆహ్, అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు చాలా డౌట్స్ ఉండేవి. అంటే ఏ టైమ్‌లో చేయాలి? నేను ఎలా మొదలుపెట్టాలి? అన్నట్టు చాలా డౌట్స్ ఉండేవి అలా డౌట్స్‌తోనే నేను ఈవెనింగ్ మొదలుపెట్టాను, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత.
ఆ! ఆహాహహా! అంటే కాలేజీ నుంచి రా అంటే కాలేజీ నుంచి రావాలా, అంటే మీరు బాగా అలసిపోయి ఉంటారు కదా! కాలేజీ నుంచి రాగానే, కాని చేయగలిగారా మీరు మెడిటేషన్? అలీస అలసట ఉన్నప్పుడు పడుకోవాలి అనిపిస్తది గాదా. అట్లా గాకుండా మీరు మెడిటేషన్ అంటున్నారు. మెడిటేషన్ చేయగలిగారా? అప్పుడు పర్ఫెక్ట్‌గా.
ఇది క అవును. అవును. అంటే, నాకు అప్పుడు అసలు కరెక్ట్ టైమ్ ఏది తీసుకోవాలి అన్న ఐడియా లేదు కాబట్టి, నేను కాలేజీ నుంచొచ్చాక ఇలా ట్రై చేద్దాము అని చెప్పి ఒకరోజు కూర్చున్నాను. మీరన్నట్టు చాలా అలసటిగా అసలు ఫోకస్ చేయలేకపోయాను. మరి ఇంకో పక్కనుంచి అమ్మ టీవీలో సౌండ్‌లు పెట్టడము, నానేమో, "ఇటు రా ఇక్కడే పెట్టేసేవు బ్యాగ్ తీసుకెళ్లు" అని చెప్పడము. ఇలా డిస్టర్బెన్సెస్ అనేవున్నాయి. మనము ఎప్పుడైనా సరే మెడిటేషన్ చేయాలి అనుకుంటే, మన చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, సరౌండింగ్స్ కానివ్వండి, ప్రశాంతంగా ఉండాలి. ఆహ్, స్వచ్ఛమైన గాలితో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉండే టైమ్‌లోనే మనం మెడిటేషన్ అనేది చేయాలి.
హ్మ్. హ్మ్. అవునవునవును. అంటే, ఇప్పుడు అంటే చేశారా ఇంతకి మీరు? అంటే పీస్‌ఫుల్ అంటే ఎక్కువ మంది ఉదయమే చేస్తా ఉంటారా? అట్లా మీరేమైనా మార్పు ఆ! కాదు, ఆ టైం నాకు కరెక్ట్ కాదు. వేరే టైం మార్చుకోవాలని, ఏమన్నా డిసైడయ్యారా?
అవును. అవును. అవును. ఒక ఒక రోజు చూసిన వెంటనే అమ్మో దేవుడా! ఇంకా ఈ సాయంత్రంతో పెట్టుకుంటే అసలు మెడిటేషన్ ఏంటి? ఏ టేషను కూడా చేయలేను నేను. ఎన్ని రోజులు ఆగినా సరే. అని చెప్పి మార్నింగు నేను మొదలుపెట్టాను చేయడము. మార్నింగ్ లెగిసిన వెంటనే, ఒ కొంచెం ఆహ్, కోల్డ్ వాటర్ చ చల్ల నీళ్లతో ఫేస్ వాష్ అనేది చేసుకొని, నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అలా నేను మెడిటేషన్ ఒక 40 మినిట్స్ టైం అనేది పెట్టుకున్నాను. ఈ 40 మినిట్స్‌ని మెడిటేషన్ చేయాలి అని చెప్పి. ఆ 40 మినిట్స్‌లో ఫస్ట్ 10 మినిట్స్ నేను బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అనేది చేస్తాను.
హ్మ్. ఆహాహా! హ్మ్. ఓకే. పనైతే ఆ! ఆహాహా! ఆహాహా!
ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం టీవీలో యాడ్స్ కానివ్వండి చాలా దగ్గర చూస్తున్నాము. ఈనో తీసుకోండి, ఎవరో సమోసా తింటా ఉంటారు. అమ్మో ఎసిడిటీ అంటారు. ఈనో తీసుకోండి, <chuckles> ఎసిడిటీ పోగొట్టండి అని చెప్పి యాడ్స్ చూస్తా ఉంటాము. సో, ఈ గాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్‌లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా ఈ ప్రాబ్లమ్ అనేది ఉంది.
హ్మ్. ఆ! అవునవును. హ్మ్, హ్మ్, హ్మ్. అవునండి. అంటే ఇప్పుడీ ఫు ఫుడ్ ఆహార విధానము అట్లా టైమింగ్స్ అనేవి దాటిపోవటము. వాటి వలన అవును ఎక్కువ మందికి కనిపిస్తుంది. మీరన్నట్లుగానే ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది అట్లా మీరు గూడా ఎదురైదా? మీకు అట్లా ఆ విధంగా?
అవును. అవును. ఈ అంటే ఆహ్, కొన్నిసార్లు మనము మీరన్నట్టు కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ తీసుకోమనమాట. పోన్ మధ్యాహ్నం అయినా సరే కానివ్వండి, లేకపోతే నైట్ అయినా సరే కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ తీసుకోకపోవడం వల్లయినా, లేకపోతే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్లయినా, కొన్నిసార్లు ఏంటంటే అసలు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. వీటికి టెంపరరీ సొల్యూషన్స్ ఈనో, ఈనో, ఈనో తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు అందరూ. కానీ అది చాలా ప్రమాదకరము. టెంపరరీ గానే మనకి మార్పు ఇస్తుంది. కానీ దాని వల్ల మనకి పర్మనెంట్ మార్పనేది రాదు.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! అవునండి. అవును. అంటే నేచురల్‌ ఏమన్నా పాటిస్తారా? మీరు ఏమన్నా టిప్స్ ఉన్నాయా? మీ దగ్గర అంటే ఇట్లా మెడికల్ సైడ్ గాదు. అట్లా వద్దు. నాకు నేను నేచురల్‌గా ఇంట్లో ఉన్న మన పాత పద్ధతులుంటాయి గదా! అదేమన్నా పాటిచ్చారా?
ఈ అవును. అదే. నేను చెప్పాను కదా! ఫస్ట్ 40 మినిట్స్ నేను మెడిటేషన్ చేస్తాను. ఫస్ట్ 10 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేయడం వల్ల మన లోపల ఉన్న గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 80% వరకి తగ్గిపోతుంది.
అంటే బ్రీతింగ్ వల్ల ఎసిడిటీ తగ్గిపోతుందా? అంటే ఎట్లా అది?
అంటే ఇప్పుడు ఇప్పుడు ఎసిడిటీ అంటే ఏంటి? మన లోపల ఎక్సెస్ ఆఫ్ గాలి ఉండటం వల్ల. ఎసిడిటీ అనేది ఫార్మ్ అయ్యేది. మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఊపిరి పీల్చుకొని వదలటము, పీల్చుకొని వదలటం. ఇలా ఒక టైం అనేది పెట్టుకొని 20 సెకండ్స్ వరకి ఓపిక పట్టుకొని అలా చేయడం వల్ల 10 నిమిషాలు మన లోపల ఉన్న గాలి ఆహ్, ఎయిర్ ఏదైతే ఉందో అది అనేది రిలీజవుతుంది.
అవును. హ్మ్, హ్మ్. హ్మ్. ఆహహహా!
ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనది ఫంక్ష లోపల ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా అయ్యి ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది ఆల్మోస్ట్ చాలా మటికి తగ్గిపోతుంది.
అంటే ఇప్పుడు మీరు ఇదంటున్నారు. మెడిటేషన్ చేశాను నేను. ఫస్ట్ దాని వలన నాకు ఎసిడిటీ ఫార్మ్ అనేది కంట్రోల్ అయింది అని అంటున్నారు. ఎప్పుడైనా మీరు చేసే సమయంలో మీకు ఆటంకాలేమైనా వచ్చినాయా? వాటి ఆటంకాలని ఆహ్, పక్కకు నెట్టుకొని పోయే విధానం ఏమన్నా చెప్తారా మీరు? అంటే మీరు పాటిచ్చినవి.
అలానే హ్మ్. ఇప్పుడు ఆహ్, మెడిటేషన్‌కి ఒక్కటే ఉంటుంది. ఎప్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిస్ట బెన్స్ లేకుండా కూర్చుంటే ఎలాంటి ఆటంకాలనేవి ఉండవు. ఫస్ట్ కొన్ని రోజులనేది ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆహ్, మనము మెడిటేషన్ చేస్తున్నా సరే ఏవో కొన్ని ఆలోచనలనేవి ఒస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్‌లో అవి మనము కన్సిస్టెంట్‌గా ఫాలో అయ్యి చేసే కొద్దీ అవి ఇంక రావు. ఆహ్, ఎలాంటి డిస్టబెన్సెస్ కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి మైండ్‌లోకి రావు. ప్రశాంతంగా ఉంటుంది. అలానే నేను ఆహ్, ఆటంకాలు కాకుండా మన బాడీకి ఉపయోగపడేదేంటంటే ఇంకొకటి చాలామంది ఆహ్, మెట్లెక్కుతా ఉంటారు. పెద్దవాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు ఆయాస పడిపోతారు, రొప్పుతారు, ఇంక ఎక్కలేరు. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల అది అహ్, ఏదైతే ఆయాస పడిపోతారో, రొప్పుతారో ఎక్కేటప్పుడు ఈ ప్రాబ్లమ్ కూడా చిన్న చిన్నగా రోజు రోజుకి తగ్గిపోతుంది.
హ్మ్. ఓకే. హ్మ్. అవును. అవునవును. హ్మ్. హుహు. అంటే ఇందులో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? అంటే, బ్రీతింగ్ ఎక్సర్సైజంటే ఇన్, ఔట్ అనేది ఉంటది గదా! వాటిలో ఇంద్ ఇన్ని సెకన్లు ఔట్ ఇన్ని సెకండ్స్ ఇన్ అని చెప్పేది ఏమైనా పాటిస్తారా మీరు?
అవును. అంటే ఒక ప ఆహ్, ఇప్పుడు కొంతమంది కొంచెం టైం వరకు పట్టుకోగలుగుతారు ఆహ్, బ్రీతింగ్ చేసుకొని, అలానే స్టాప్ చేసుకొని. అలా నేను 20 సెకండ్స్ అనేది చేస్తాను. అలా అలా చిన్నగా మొదలుపెట్టడం వల్ల మనకి ఊపిరితిత్తులు ఫంక్షననేది క్లారిటీగా, క్లియర్‌గా ఉంటుంది. ఇంకా మనము ఏదైతే నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి చెప్పానో మనము రు ఆహ్, పడుకొని ప్లెయిన్‌గా పడుకొని, మన ఏదైతే వీపు కింద పిల్లో పెట్టుకుని కొంచెం పైకి బెండయ్యి, అప్పుడు కూడా ఈ ఇదే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమనేది ఇంకా న్యాచురల్‌గా అనేది రిమూవ్ అయిపోతుంది బాడీ నుంచి.
హ్మ్. హుహుహు. ఆ! హ్మ్. హ్మ్. ఓకే, ఇప్పుడు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మొదటి టెన్ మినిట్స్, హాఫ్ యాన్ అవర్ అన్నారు. మరి తర్వాత ఏం చేసేవాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తర్వాత?
తర్వాత నేను మెడిటేషన్ కంటిన్యూ చేసేదాన్ని. ఒక చెప్పినట్టుగా త 20 మినిట్స్, 25 మినిట్స్ మెడిటేషన్‌కి టైం ఇచ్చేదాన్ని. అంటే ఐస్ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని, మైండ్‌ననేది నా కంట్రోల్‌లో పెట్టుకొని, ఎలాంటిది ఆలోచియ్యకుండా మైండ్‌ని అనేది సెట్ చేసుకోవడం మెడిటేషన్ అంటే. ఓ
హ్మ్. హుహుహు. అంటే దీన్ని చేయటం వల్ల మీరు బరువు తగ్గటం గాని, లేదంటే మీ కలర్‌లో గానీ, లేదంటే ఇంకేదైనా మీ ఆత్మవిశ్వాసంలో గాని ఏదైనా చేంజ్ వచ్చిందా? మార్పు అన్నది ఏమైనా గనిపించిందా మీకు?
హ్మ్. ముఖ్యమైన మార్పేంటంటే, మన ఆలోచనని మనమే కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఈ మెడిటేషన్ చేయడం వల్ల. ఇప్పుడు ఎగ్జామ్ రాసేముందే ఆహ్, ఎగ్జామ్ రాయకుండానే చాలామంది పిల్లలు "అమ్మో నేను ఫెయిల్ అయిపోతే, అమ్మో నేను అసలు నా వల్ల ఈ ఎగ్జామ్ కాదు, పేపర్ టఫ్ఫొస్తే, లేకపోతే ఆహ్, నేను ఎగ్జామ్‌లో నాకు కళ్ళు తిరిగి పడిపోతే," అది ఇది అని చెప్పి ఏదో ఒకటి ఆలోచిచ్చుకుంటా ఉంటారు మైండ్‌లో. ప్రతి ఒక్కరికి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు అవి ఆలోచనలు చాలా సమస్యలకు కూడా దారితీస్తాయి.
హుహుహు. హ్మ్. హ్మ్. అవును. హుహు. హుహు.
ఈ ఆలోచనలని కంట్రోల్ చేసుకొని, మన మైండ్‌ని మన చేతుల్లో, మన కంట్రోల్‌లో పెట్టుకోడానికే మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాము.
బాగా జెప్పారండి. ఒక చిన్న మీ జీవితంలో ఒక చిన్న అలవాటుని చాలా వివరంగా, క్లుప్తంగా వివరించారండి. ఎట్లా మెడిటేషన్ జెయ్యాలి? దానివల్ల ఏమి ఉపయోగం, ఉపయోగాలు ఉన్నాయని. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి గూడా మీరు చాలా కొత్త విషయాలను తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతది అని చెప్పి అనుకుంటున్నాను. చాలా బా మాట్లాడారండి. మీకు చాలా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలండి.
హ్మ్. ధన్యవాదాలు.
హ్మ్. చాలా బావుందండి.